ఆహ్, ప్రతి మనిషికి తన వస్త్రాల మీద గాని, తన దుస్తుల మీద గానీ, ఒక తెలియని ఒక ఫ్యాషన్ గాని, ఒక స్టైల్ గాని ఏర్పడుతుంది. అలాగే, మీకు చిన్నప్పడి నుండి, మీరేసుకునే బట్టల్లో గాని, లేదా మీకు, మీరు ఎలా నచ్చుతారు? ఎలా ఏ స్టైల్‌లో ఉంటే మీరు నచ్చుతారు?
నావరకొచ్చేసి, అంటే క్యాజువల్‌గా ఇది సింపుల్ స్టైల్‌లో ఉంటే చాలా ఇష్టమండి నాకు. అంటే, ఏది కూడా, ఓవర్‌గా గనిపించకుండా.
ఓకె. అంటే, నార్మల్‌గా.
ఫార్మ్ ఫార్మల్ అని చెప్పలేను నేను. ఇప్పుడూ ఫార్మలంటే, మనం ఏదో ఆఫీస్‌కెళ్ళినప్పుడు, అలాంటి వాటికెళ్ళినపుడు ఫార్మలంటం. కానీ, సరే, బయటున్నా గాని, ఫార్ములేయొచ్చు గానీ, ఆ ఫార్మల్‌లో గూడా, మరీ సింపుల్‌గానే ఉండాలి. <chuckles> ఉదాహరణకి. ఆహ్, స్
అంటే, ఎలా అండి? సింపుల్‌గా బ అంటే, మనకీ హెవీ కలర్స్ అవి లేకుండానా?
హెవీ కలర్సవీ లేకుండా, ఏదో షూ వేసుకొని, మంచిగా ఇన్ షర్ట్ ఏసుకొని, ఆహ్, ఇది అలా వెళ్ళకుండా, చాలా సింపుల్‌గా. ఓకే, ఇప్పుడు బెన్ మనం మోడ్రన్‌గా ఏసినా గాని, ఒక జీన్సేసినా, టీ షర్ట్ ఏసినా సింపుల్‌గా అనిపించాలి. లేదా సాధారణమైన చెప్పులు వేసుకొని, అలాగే ఉండడం ఇష్టం అనమాట, సింపుల్‌గా.
ఓకె. మీరెక్కువగా సింపుల్ సిటీగా ఉండడానికిష్టపడతారు.
ఉండడానికి ఇష్టపడతాను అంతే. అంటే ఆఫ్
అంటే, దానికి దానికి పర్టిక్యులర్‌గా ఏదైనా రీజనుందా?
రీజనంటే, ఒకటి మనము ఎంత ఉన్నా <chuckles> కానీ, ఒదిగుండాలనేది ఒకటి నేర్చుకుంటాం గదా! నేనంటే, నేను నా రోల్ మోడల్‌గా తీసుకున్న వాళ్ళ దెగ్గర నుంచి, చాలామంది నుంచి చూస్తూ నేర్చుకున్నదే అది.
<giggles>
ఏదున్నా గాని
అంటే ఇక్కడా, ఆహ్, మరొక క్వ ప్రశ్నేంటంటేనండి, ఆహ్, కొంతమంది సింపుల్‌గానే ఉంటారు. కానీ వాళ్ళు బ్రాండెడ్ డ్రెస్సెస్ యేస్తారు. కాస్ట్‌లి చూసేస్తరు. ఆ, ఆ కోవలో మీరేమన్నా చేందుతారా? లేదంటే మీరు మామూలుగానే ఉంటారా?
అవునా? అవును. ల్ లేదండి, లేదు. అంటే, ఒక టీనేజ్‌లో ఉన్నప్పుడు, ఏదో అప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టుంటుంది గదా అందరికీ. అరేయ్! మంచి డ్రెస్సింగెయ్యాలి, అరే! చాలా మంచిగా షూజు, బ్రాండెడివన్నీ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు గానీ, తర్వాత కొంచెము కొద్దిగా మనము మెచ్యూర్డ్‌లాగా వచ్చిన తర్వా అయితే ఇప్పుడు, వేయాలనే ఉ అంటే ఉంటది కానీ, <swallows> సింపులు వేలో వెళ్లాలనేది ఒక ఉద్దేశమనమాట. అంటే ఉదాహరణకు మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, సెలబ్రిటీలయితే ఇప్పుడూ, మంచి పేరున్న సెలబ్రిటీలు, వాళ్ళు కోట్లకు సంపాదించినా గాని, వాళ్ళు బయటెంత సింపుల్‌గా ఉంటారండి. సింపుల్‌సిటీ‌గా ఉంటారు. సింప్లిసిటీ‌గా <smacks lips> అంటే, అలా ఉంటే ఎంతో మంచిన్
ముఖ్యంగానండి ఇప్పుడు మనకి, మీరు చూసినట్టయితే 'విజయ్ సేతుపతి' గాని తమిళ్‌లోని, నెక్స్టు 'రజినీకాంత్' గారు గాని, 'ప్రభాస్' గారు గాని ఆయనకెంత ఫేమోచ్చినా సరే నార్మల్‌గా ఉంటాడు.
ఆ! 'రజనీకాంత్' గారు గానివ్వండి. ఆ! ప్రబాసే, నా వరకు ప నా వరకైతే, నా 'పవన్ కళ్యాణ్' నేనిన్స్పిరేషన్ తీసుకుంటాను గాబట్టి, ముందు నుంచి గూడా, నా ఆయనలాగా <chuckles> ఉంట్ ఆయన వ్యక్తిత్వం ఇష్టం అనమాట. సో, ఆ సింప్లిసిటీ నాకు చాలా ఇష్టం అనమాట. రజినీకాంత్ గారిది గూడా.
రజినీకాంత్ గారు కూడా మనకి, చాలా అంటే, ఆయన బయట కూడా ఒక ఆయనకున్న స్టార్డమ్‌కి, ఆయనకున్న దానికి, విగ్ అది పెట్టుకొని, అలాగని కాబట్టి చాలా నేచురల్‌గా అసలు ఆహ్, ఒక మామూలు డ్రెస్ ఏసుకొని, వచ్చేస్తూ ఉంటారండి ఆయన.
ఆ! రాకుండా ఉం నేచురల్‌గా వచ్చేస్తారు. ఆ బోల్డ్ హెయిర్ తోటే. ఆ! ఎక్కడో, నేను చూసాను గూడా. విదేశాల్లో గూడా, ఇట్లా సాధారణంగా నా ఎప్పుడు, ఆయన విదేశాలకెళ్ళినప్పుడు సాధారణంగా, ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, ఎవరో యువతి చూసి దాన్ని వీడియో తీస్తే, ఎంత పెద్ద వైరల్ అయింది. అప్పుడు గూడా ఎంత సింపుల్‌గా ఉన్నారు. ఆయన ఒక వా
అలా కదండీ. ఆయన స్టైల్‌గాని, ఆయన ఉన్న కొ ఆహ్, ఆయన సినిమాల్లో మనం చూస్తున్న లుక్కు గాని, మావులు టైమ్‌లో ఉం లేనప్పుడు ఆటోమేటిక్‌గా, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత పెద్ద వ్యక్తి, ఎంత సింపుల్‌గా ఉంటారా! అని.
ఆ! ఆ! అంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు గూడా, ఇప్పుడు రాజక్రీయాలో ఉన్నారని కాదులే, గానీ ముందు నుంచి గూడా ఆయన తలచుకుంటే, ఎంత సింపుల్‌గా అంటే, ఆయన తలచుకుంటే ఎంత క లగ్జరీ లైఫ్ ఉండొచ్చు. ఉ ఉదాహరణకి మంచి కరేవాన్ ఇస్తారు. అంత పెద్ద సెలబ్రిటీకి, కానీ, ఆయన తను ఎక్కడ కూర్చుంటాడు అంటే ఏదో చెట్ల కింద కూర్చుంటాడు. అని మనం వింటూ ఉంటాం. ఆహ్, ఒక బయట సాధారణంగా కింద కూర్చొని పుస్తకాలు చదవడం. అలాంటివి చేస్తూ ఉంటారు. రజినీకాంత్ గారు గూడా అంతే. మంచి మంచి సెలబ్రిటీలు గూడా అంతే. అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. ఏందంటే సింపుల్‌గా ఉండాలి. అది, అది మనకి నాకు చాలా నప్పుతుందన్నమాట.
అవును. ఆ! అంతే. మరి ఇప్పుడు మీకు ఈ పండగలకు గాని, లేదంటే ఫెస్టివల్స్‌కెళ్తున్నప్పుడు, ఈ టైమ్‌లో, ఎలాంటి బట్టల్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు?
ఖచ్చితంగా. అంటే, ఇవి మన, పండుగలు వచ్చేవరకు మీరు మంచి హ్మ్, అడిగారు. పండుగలు వచ్చేవరకు ఖచ్చితంగా కూడా ఆహ్, పండుగలకి మన దుస్తులనేవి రిఫ్లెక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి సం ఆహ్, సంక్రాంతి వస్తుందనుకోండి, దివాళీ వస్తుంది. దానికి తగ్గట్టుగా మనం, ఆ ఆహ్, ఒక మంచి జుబ్బా, కుర్తా కాని అలాంటివి వేసినప్పుడే, ఆ పండుగ అనేది మనలో ఓహ్, కనిపిస్తుందనమాట.
<chuckles> కానీ కొంతమంది మనకి, ఇప్పుడు ఫరె మనం ఒక మనం బా రెడీ అవుతాము. లేదంటే, చాలా సింపుల్‌గా రెడీ అవుతాము. కానీ, ఒక అనుకోని విధంగా, ఎవరైనా ఒక మనకు ఒక నెగెటివ్ కామెంట్ మన ఫ్యామిలీ నుండి గాని, లేదా మనకి క్లోజ్ ఫ్రెండ్స్ నుండి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఏ, నీకు ఈ డ్రెస్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు ఎందుకు వేసుకున్నావు? అది, ఇది అని. అలాంటి సమయంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే, దాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటారా? నెగెటివ్ వేలో తీసుకుంటారా?
అవును. అవును. అవునండి. ఒకటే. <chuckles> అస్సలు అస్సల, అసలు నేను ఏ వేలో కూడా తీసుకోను. ఎందుకంటే, ఒకటి నాకు, నా నేనేసుకునే బట్టలు నాకు నచ్చితే చాలు అన్నట్టుగానే ఉంటాం మనం ముందుగా. అవతల వారికి గురి అవతల వారికి నచ్చాలని కాదు. సరే, కొంతమందికి అలా ఉండొచ్చు. ఏవో ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి. కానీ, మనకు నప్పే విధంగానే, నే నేనైతే నా వరకూ నేను, డ్రెస్సింగ్ వేస్తూ ఉంటాననమాట. సింపుల్ స్టైల్‌లో డ్రెస్సింగేసుకొని ఉంటాం. ఇంకొకటి ఏందంటే, చిన్నప్పటి నుంచి కూడా, ఆహ్, నేను వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం కూడా అలాంటిదే కాబట్టి.
అవును ఖచ్చితంగా. హ్మ్. ఆ! ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇండివిడ్యువాలిటీ ఉంటది. అంటే ఏ గబుక్కుని ఒకళ్ళని హర్ట్ చేయాలనే ఉద్దేశ్యం ఎవ్వరికీ ఉండదు. కానీ కొంతమంది మాత్రం, ఏదో ఆహ్, కామెంట్ చేద్దాం, హర్ట్ చేద్దాం, అవతల మనిషిని బాధ పెడదాం. అన్నట్టు ఆహ్, చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే కోపంగా వాళ్ళని తిట్టడం గాని అలాంటివి ఏమైనా చేస్తారా? లేదంటే సరే నువ్వేమనుకున్నా నాకనవసరం ఉన్నట్టు వదిలేస్తారా?
హ్మ్. అవునండి. <clicks tongue> అస్సలు అల్ అస్సలు అంటే, ఇలాంటి వాళ్ళకి అంతే, అంతే. ఆహ్, ఇలాంటి వాటికి మేం మనం పట్టిచుకోకుండా ఉండడమే ఉత్తమమైన <chuckles> సమాధానం. ఇలాంటి వాళ్ళకి. ఎవరికైనా గానీ ఆహ్, చెప్తుంటారు కదా! మనం చూస్తుంటాం ఎంత పెద్ద, ఏం చేసినా గానీ మనం పట్టిచుకోకుండా ఉండడమే మంచి ఆహ్, ఉ ఉత్తమమైన స్ ఆహ్, స్ విమర్శలకి గానీ, దేనికైనా గానీ, <giggles> ఇ ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు కూడా ఉంటారు కదా! అలా నేను గూడా అలా అన్నమాట పట్టించుకోను.
<laughs> ఉత్తమమైన. మరి మీరు టిట్ అర్థం అయింది. ఇప్పుడు మీరు టీనేజ్‌లో ఉన్నప్పుడు మీ డ్రెసింగ్ స్టైల్‌కి గాని, ఇప్పుడు ఉన్న డ్రెసింగ్ స్టైల్‌కి గాని, ఏమైనా మార్పులు ఉన్నాయా?
చాలా అండి. చాలా. <chuckles> అప్పుడూ...
అంటే, అప్పుడేమి ఇష్టపడేవాళ్ళు? ఇప్పుడేమి ఇష్టపడుతున్నారు?
అప్పుడు అవగాహన లేనప్పడు, ఎలా ఉండేదంటే అయ్యో కంపల్సరీ స్పైక్ జీన్స్ వేయాలి. లేదా మంచి బ్రాండెడ్ టీ షర్ట్ వేయాలి. ఆహ్, లీ కూపర్ షూస్ వేయాలి. మంచి, మంచి బ్రాండెడ్ <chuckles> ఇవన్నీ మనం వేసి, అంటే కనపడాలి అట్రాక్టివ్‌గా అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉండేదనమాట.
అవును. మంచి, మంచి బ్రాండ్‌లు అవి ఏసి చూపించాలి అందరికి.
మంచి, మంచి బ్రాండెడ్ షర్ట్స్ గానియండి, ఇవి అన్నీ వాడడము. ఒక అంటే, ఒక మనం ఒక, ఒక ఏజ్ వచ్చేవరకి ఖచ్చితంగా ఒక మెచ్యూర్డ్ వేలో వెళ్ళినప్పుడు మాత్రం, దాని మీద కొంత ఆసక్తి తగ్గుతుంది. అలా అని మనం డ్రెస్సింగ్ స్టైల్ మంచిగుండదని కాదు. ఉంటుంది కానీ మంచిగా సింప్లీ సింపుల్‌గా, స్టైల్‌గా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం పండుగలపుడు <giggles> ఏసెటివి మాత్రం రెగ్యులర్‌గా వేయము కదా! అలానే సింపుల్‌గా వేయడము. ఇంకొకటి మెయిన్‌గా, మన
అవునండి. ఇప్పుడు చాలా మందేంటంటే ప పండగలేం కాదు. పెళ్ళిల్లో ముఖ్యంగా. ఆహ్, పెళ్ళిళ్ళు ఏంటంటే ఖచ్చితంగా అందరిని ఎట్రాక్ట్ చెయ్యాలి. సూపర్ డ్రెస్సులెయ్యాలి, బావుండాలి అన్న ఫీలింగ్ మనకు వస్తూ ఉంటది. అలాంటప్పుడు మీరు ఎలాంటి డ్రెస్‌లని మీరు సెలెక్ట్ చేసుకుంటారు?
ఆ! పెళ్లిలో. అవును. ఖచ్చిద అంటే, నా వరకు నేను వచ్చే సరకు మంచి డార్క్ కలర్స్ ఏస్తానండి. ఎందుకంటే, అలాంటి ఎక్కడైనాగాని వెళ్ళినప్పుడు, మన అందరి చూపు మన మీద పడాలంటే, ఖచ్చితంగా డార్క్ కలర్స్ డామినేట్ చేస్తాయి అన్నమాట. మంచి డార్క్ కలర్స్. మా
ఖచ్చితంగా. డార్క్ మంచి డార్క్ కలర్ అందరూ అట్రాక్ట్ అయ్యాలంటే, మంచి డ్రెస్ ఏస్తారైతే.
ఆ! నా షర్ట్ గానివ్వండి. ట్రౌజర్ మంచి లైట్ ఒక ట్రౌజర్. దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ ఏస్తూ ఉంటాం, యాక్సరీస్ గానివ్వండి. అయితే, ఈ మధ్య కాలంలో నిజంగా ఒక మాట జెప్పుకోవాలి. ఎలా అయిపోయిందంటే, ఉదాహరణకి అంటే, మీరు ఎక్కువ డ్రెస్సింగ్ ఏసారనుకోండి. ఒక మన తెలంగాణలో, ఇది చాప్రి అంటారు. చాప్రీ స్టైల్ అంటారు. మీకు తెలిసే ఉంటుంది. అంటే ట్రోలింగ్స్‌లో వస్తున్నాయన్నమాట. ఆ! ట్రోలింగ్‌లో వస్తున్నాయి.
చెప్పండి. చెప్పండి. <laughs> ఆ! ఆ! తెలుసు, తెలుసింది. ఎక్కువగా ఈ పిచ్చి హెయిర్ స్టైల్ అవి ఏసుకొని తిరుగుతా ఉంటారు.
ఆ! పిచ్చి, పిచ్చిగా హెయిర్ స్టైల్, స్పైక్ హెయిర్ స్టైల్, చెవులకి కమ్మలు, పోగులు లేదంటే ఆ! షాట్స్ గూడా ఎలాంటివి మరీ ఎబ్బేటుగా, డిజన్ డిజైన్ ఎక్కువ డిజైన్‌గా.
మెయిన్ ఆ కలర్స్ కూడా, డిఫరెంట్ కలర్స్ ఏసుకొని, కింద ప్యాంట్ పెట్టుకొని
ఆ చిరిగిన జీన్స్ పాంట్. ఇలా ఏసుకొని వెళ్తే, వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఎక్కడ <giggles> జూస్తామంటే, మీకు ఐడియా ఉండొచ్చు. మన బోనాల్లో తెలంగాణ, తెలంగాణాలో బోనాలు ఎక్కడ మొదట మొదలయ్యేది మన గోల్కొండ కోటలో.
అదే చాప్రి గాళ్ళ అంటాం. ఓకే. అక్కడ గోల్కొండ కోట నుండీ వీళ్ళందరూ రీ అవుతారు.
అదా! అక్కడికెళ్లి చూడాలండి. ఒక్కసారి వెళ్ళినప్పుడు, వస్తూంటారండి. ఎ నిజంగా చెప్పాలంటే, వాళ్ళకి తెలీదు ఆ వయసులో, ఆ టీనేజ్ గాబట్టి. ఒకర్ని జూసి ఒకరనమాట. ఎవ ఇన్‌స్టాలో గానివ్వండి, అక్కడ, ఇక్కడ చూసి
చెప్పండి, చెప్పండి. అంటే వాళ్ళేవనుకుంటారంటే, ఇది మంచి స్టైల్ తీసాం. ఈరో మొత్తం అందరు మనల్నే చూడాలీ
ఆ! నేను స్టైల్‌గా ఉన్నాను. ఏహ్! నేను ఓ <chuckles> జీన్సేసేను. అరే! సూపర్బ్ ఉంది నాది అననుకుంటారు. కాని, బట్ రియల్‌గా చూస్తే, ఎలా అంటే, కొంచెం చిల్లర లాగా అనిపిస్తుంటది. చప్రి స్టైల్ అంటాం గదా!
ఖచ్చితంగానండి. అది, అదోలా ఉంటుంది కదా! చూడ్డానికి కొంచెం చిరాగ్గా. ఏంట్రా! వీళ్ళిలా తయారయ్యారన్నట్టుంటుంది.
చిరాగ్గా ఉంటుంది. చాలా వరకు ట్రోల్స్ గూడా స్ మ చాలా ట్రోల్సొస్తుంటాయి. చూసి మనం నవ్వుకుంటూ ఉంటం. అయితే, నేను ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా, చూసానన్నమాట అసలు. ఒక్కొక్క గాంగ్‌లు, గాం‌గ్‌లు వస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నారు రా మీరు? అని. అలా ఉంటుంది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్.
నా వల్ల కాదురా! ఎళ్లిపోండి రా! అనేశావా?
అవునండి.
కానీ, ఆహ్, ఇప్పుడు ఈ డ్రెసింగనేది, మ ఇప్పుడు చాలా కొ చాలా మంది అంటరు కదా! ఒక డ్రెసింగే మనిషిని ఆహ్, తను ఈ ఆహ్, డిసైడ్ చేసేస్తరు. తను ఎలాంటి వాడు? ఆహ్, ఏంటి? చదువుకున్నవాడా, లేదా? లేదంటే ఆహ్, మనీ ఉన్నవాళ్ళా, మనీ లేని వాళ్ళా ప ఒక డ్రెస్సకంత పవరుందంటారా?
అవును. అవును. ఖచ్చితంగా ఉంది. నాకు జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. అంటే నీను సేల్స్‌లో ఉన్నాను గాబట్టి, ఒక ఆదివారం రోజు ఏంటంటే, ఒక కస్టమరొచ్చారు సడెన్‌గా. తను ఎలా వచ్చారంటే, సింపుల్‌గా ఒక షార్ట్ ఏసుకుని ఒక స్లిప్పర్స్ ఇవి మన, వాష్ రూమ్‌లో వాడేటువంటి స్లిప్పర్స్ ఏసుకుని, షర్ట్ ఏసుకునొచ్చారనమాట. ఫస్ట్ సండే. అంటే నేను వేరే బిజీగా ఉండడం వల్ల, వేరే ఎగ్జిక్యూటివ్ అటెండ్ జేశారు. అయితే, తను జస్ట్‌గా ఓహ్, అంటే, ఇప్పుడు నేనొక ఇన్నోవా వెహికల్ కావాలంటే, జస్ట్ ప్రైస్ లిస్ట్ ఇచ్చేసి, "ఆ! అంతే సార్" అని జెప్పేసి ఎళిపోయాడనమాట. సరే, పాపం తనది ఏమైందో తెలీదు. మళ్ళీ రెండో వారం గూడా వచ్చారు తను. కస్టమరు. అదే కస్టమర్ రెండోసారి. రెండోసారి గూడా వచ్చినప్పుడు, రెండోసారి కూడా అంత తనకలాగే జరిగింది. ఎవరో ఎగ్జిక్యూటివ్ రావడం, పైపైన డీటెయిల్స్ ఇవ్వడం, ఎళిపోయాడనమాట. అయితే మూడోసారి గూడా
చెప్పండి. ఆ! అప్పుడేమైందండి? సేమ్ అదే, అదే. సేమ్ పర్సన్, సేమ్ కార్. అంటే, ఎవరు కొనరు కదా! ఎందుకులే, అన్న, ఒక టైప్ మెంటాలిటి.
ఆ! అయితే మూడోసారి వచ్చి మూడోసారి వచ్చినప్పుడు నేను, అప్పుడిక లంచ్‌కెళ్దాం అనుకున టైమ్‌లో, నేను రాగానే నేను రిసీవ్ జేసుకున్నాననమాట. అయితే, నీ ముందు నుంచి గూడా అనుకోడమేంటంటే ఆ! నీ ముందు నుంచి అనుకోడం గూడా ఏంటంటే, ఎప్పుడు గూడా, డోంట్ జడ్జ్ బై ఎ ఆహ్, క్ బుక్ అంటారు కదా! కవర్ కవర్ పేజ్‌ని చూసి. అలాగే నేను గూడా ఆలోచిస్తాననమాట. తన డ్రెసింగ్ స్టైల్ జూసి, మనం కొంటాడో లేదో చెప్పలేం మనం. సో, తనకి న్ నార్మల్‌గా మంచి డీటెయిల్స్ ఇచ్చాను నేను.
తీసుకొని, మీ కస్టమర్‌గా తీసుకున్నారు. గుడ్ కవర్. ఖచ్చితంగానండి. చాలా మంది, మామూలుగుండే కొనేస్తూ ఉంటారు.
ఆ! తనకి మంచి డీటెయిల్స్ అన్నీ, కావాల్సిన డీటెయిల్స్ అన్నిచ్చాను. ఒక ఆల్మోస్టు, ఒక, 2 గంటలు, 2:30 గంటలు సమయం స్ స్పెండ్ జేశాననమాట కస్టమర్ తోటి. కూర్చొని తన గావాల్సిన వేరియంటు, అన్ని డీటెయిల్స్ ఎక్స్‌పే ఎక్స్‌ప్లేన్ జేశాను. అయితే తను వె ఆహ్, వెళ్ళేటప్పుడొక మాటన్నాడు బుకింగ్ చేశాక. "లవన్ నేను మాట్ ఓవ్ అవ్ ఓ మూడు సార్లొచ్చాను నేను, నీ దగ్గరికి. ఆహ్, అయితే, వచ్చినప్పుడు, ఈ రెండు సార్లు గూడ నన్నెవరు పట్టిచ్చుకోలేదు అన్నాడు. అంటే, న్ నన్ని చూడడానికలా ఉన్నాను గదా! ఈ షార్ట్ ఏసుకొని, ఈ, 30,00,000ల బండి తీసుకుంటానో లేదో అన్నట్టుగా చూసారని" అన్నాడు తను.
2:30 గంటలు. ఏమనండి? అరెరే! మీరేమన్నారండి?
"ఆహ్, కానీ నువ్వు మాత్రం మంచిగా డీటెయిల్స్ ఇచ్చావు నాకు. నువ్వు లంచ్‌కెళ్ నీ లంచ్ గూడా" నేను కొ కొంచెం పోస్ట్పోన్ జేసుకొని మరీ డీటెయిల్స్ ఇచ్చాను. ఆహ్, తను చాలా సంతోషపడ్డారనమాట కస్టమరు. తర్వాతొక, అమెజాన్ గిఫ్ట్ వోచర్ కూడిచ్చారు, అది తర్వాత విషయం అనుకోండి. అయిత్ ఆ! అయితే అక్కడ, నాకు నాకారోజు అర్థమైందేందంటే, ఎప్పుడు కూడా, మనిషిని చూసి మాత్రం జడ్జ్ జేయద్దు అనేది, నేనక్కడ నేర్చుకున్నదనమాట ఆ రోజు. అంటే డ్రెస్సింగ్ స్టైల్‌తో మనం గు గుర్తుపట్టలేం. తర్వాత తెలిసిందేందంటే, తన ఫైనాన్స్‌కి సంబంధించిన ఆహ్, లోన్‍కి పేపర్స్ ఇస్తారు గదా! పే స్లిప్స్ అవన్నీ బ్యాంక్ స్టేట్మెంటు.
హేయ్! సూపరండి. హా! అంటే ఒక మనిషంటే ఇంట్రెస్ట్. అవును. ఇస్తారు.
ఆ! ఆ! తను, ఒక ఆహ్, మేనేజర్ అండి. ఐటీ కంపెనీలో. ఒక 3.5 లాఖ్ శాలరీతో చేస్తున్నటువంటి మేనేజర్.
వావ్! అలాంటి వ్యక్తిని ఏం కాకుండా <chuckles> రెండు సార్లు తిప్పి, పట్టే పట్టించుకోలేదు.
<chuckles> ఎవరు గూడా అసలు ఎక్స్పెక్ట్ ఆ! ఎవ్వరు గూడా జు ఇ అనుకోలేదనమాట. అట్లాంటి వ్యక్తి అని జెప్పేసి. సో, నీననుకోడం ఏంటంటే ఎప్పుడు గూడా
లేదండి. బట్లనేవి చాలా ఇంపార్టెంట్ మనిషికి. అయ అ అ అభిమన్యులకి.
ఆ! ఎప్పుడు గూడా మనిషి మీరన్నట్టుగా డ్రెసింగ్ స్టైల్ తోనే, అవతల వ్యక్తి తెలుస్తదంటే, అది చాలా వరకు తప్పు. మనమసలు ఒకరు చాలా సింపుల్‌గా ఉంటారు. కానీ, వాళ్ళు వాళ్ళ మనం తెలుసుకోలేం వాళ్ళ గురించి.
ఆ! నిజమేనండి. ఇప్పుడు చాలా మందేంటంటే, ఒక సింపుల్‌గుంటారు. వాళ్ళనేమో మనం తక్కువంచనేస్తాం. అలాగే, కొంతమంది బీభత్సంగా రెడీ అయిపోతారు. బట్, <chuckles> వాల్ వాళ్ళ పోకెట్‌లో రూ. 1 కూడా ఉండదు.
కానీన్ ఆ! ఏం ఉండదంతె డొల్లే అన్నట్టుంటుంది. పైకి చూడ్డానికి మాత్రమే షో ఆఫ్ లాగుంటుంది. ఆహ్, లోపలంతా డొల్ల.
ఆ! నిజమే. కాని, లో కానీ, మనకి చూసేటప్పుడు మాత్రం, వావ్! ఏంట్రా బాబు వీడింత బావున్నాడు. ఇంత బా ఏసాడు. మంచి బ్రాండ్ డ్రస్ ఏసాడు. సో, డెఫెనెట్‌గా వీడు బాగా సంపాదించేస్తనాడనుకుంటాం. బట్, మీరన్నట్టు మీ దగ్గర ఒక మంచి ఎగ్జాంపుల్ తోని బా చెప్పారండి. ఎందుకంటే, ఇలాంటివి ఎన్నో సాధారణంగా ఎన్నో జరుగుతున్నాయి. సో, ఆ
అయితే అన్ ఆ! అవునండి. చాలా వరకు బయటవుతుంటాయి.
ఒక మనిషికి బట్టలు అనేది, తన స్టైల్ అనేది, ఎంత ఇంపోర్టెన్నో అన్నది, చాలా చక్కగా చెప్పేరండి. ధన్యవాదాలు.
నాకు గూడా అండి. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.